సాధారణంగా మనం బయటికి వే అంటే, బయటా ఊర్లకు గానీ, లేదా బయట సిటీలకి వెళ్ళినప్పుడు, అక్కడా భాష బట్టి మనం భాష మార్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటది. అలాగా ఎందుకు మార్చుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటన్నారు?
సాధారణంగంటే అండీ, మనం ఇప్పుడు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేప్పుడు గానీ, కొత్తా ఊరు వెళ్ళేప్పుడు గానీ, మనకీ ఆహ్, మనం డైలీ వాడే ఆహ్, వాడుకనేది అక్కడుండదు గదా! సో, మనవేంటంటే, వాళ్ళతో మనము కలిసి ఆహ్, మనా లైక్ మనోభావాలనీ మ వ్యక్తం చెయ్యాలన్నా లె చెప్పాలన్నా సరే, మనం వాళ్ళకి తగ్గగా మనం మాట్లాడితే, వాళ్ళకీ మనం చెప్పాలనుకున్న విషయవనేది కొద్దిగా తొందరగా అర్థమవుతుంది.
హ్మ్. అవునండి. అవును. అంటే, మీరనేది ఎలాగా? ఇప్పుడు సాధారణంగా మనకూ తెలుగు భాషలోనే చాలా రకాలు అయిన స్లాంగ్సుంటాయని జెప్పి అంటుంటారు, అలాగా, లేకపోతే, లేపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ భాష బట్టంటారా?
అవును. అంటే అండీ, మనకీ ముఖ్యంగా మనం తెలుగులో జూసుకుంటే, మనం తెలుగూ రాష్ట్రాల్లో తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, మనం ఏ జిల్లాకెళ్ళినా సరే, ఏ ఊర్లోకెళ్ళినా సరే, మనం తెలుగనేది ఆహ్, ఒకటే అర్థమొస్తుంది, బట్ అక్కడేంటంటే, మనకి ఆహ్, మనం వా వాడే యాసనేది మనకి డిఫరెన్సుంటుంది. మీకర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు శ్రీకాకుళం చూసుకుంటే ఒక యాసలో వస్తుంది, విజయనగరం జూసుకుంటే ఒక యాసలో వస్తుంది, వైజాగ్ చూసుకుంటే ఒక యాసలో. సో, అట్టె మరి
హ్మ్. అవునండీ. అవును. అవును. మీరు చెప్పింది కరక్టే. అవును. అవును. మరీ మీకలాగా ఏదన్నా ఒక అనుభవవుందా? అంటే, మీరు, మీరూ వెళ్ళీ అంటే, మీ దగ్గర స్థలం నుండి వేరన్ వేరే ప్రదేశానికి పొయినప్పుడు, ఆ ప్రదేశం యొక్క స్లాంగు, దానికి, దానికి తగ్గట్టుగా మీరు ఎలా మీది ఉ మార్చుకున్నారని ఉంది?